'ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సలుపు ఏముందని' ఒక మా హ్మ్. ఇదుందండి. పాట <chuckles> మంచి పాట. అయితే, మనం ఎప్పుడైనా సరదాగా పని చేసుకుంటూ పోతే మనకేమో టైమే తెలీదు, ఎక్కడున్నాకూడాను పని చేసినా. ఆహ్, సో, హ్మ్, మరి కొంతమందేమో సీరియస్‌గా ఓహ్! ఏదో దాన్ని పని మొదలుపెడితే కోపంగా చేసుకుంటూ పోతారు.
పాట. <giggles> అవును. హ్మ్. హ్మ్. అవునండి.
అ అలా కాకుండా మీరు ఒక పనిని గనక మొదలుపెట్టి ఆహ్, చక్కగా సరదాగా చేసుకోవాలంటే మీరు ఏ విధాలాలు అవలంబిస్తారంటారు?
స ఆ! అయితేనండి ముందుగా కొన్ని, కొన్ని పనులకి కొన్ని, కొన్ని రకాలుగా ఉండటమనేది అనివార్యమండి. అది మనం ఏం చేయలేం. ఉదాహరణకి ఆహ్, ఎవరైనా మార్కెటింగ్‌లో, సేల్స్‌లో ఆహ్, లేదు ఎవరైనా ఫ్రంట్ డెస్క్‌లో పెద్ద, పెద్ద 5 స్టార్ హోటల్స్‌లో ఉన్నారనుకోండి. వాళ్ళు ఒకలాంటి రూపధారణలోనే ఉంటారు. ఒకలాంటి గెటప్‌లోనే ఉండాలి. సో, అలాంటి సందర్భాల్లో నేను ఫన్‌గా ఉంటానంటే <giggles> అది సాధ్యపడకపోవచ్చు. లేదా ఆహ్, పబ్లిక్ సర్వీస్ సె సెక్టర్‌లో ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి. సో, వాళ్ళని పక్కన పెట్టి కాస్త మనం ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ, మీడియా రంగం కొంచెం ఇలా వాళ్ళెవరైనా కావాలంటే సరదాగా ఉండటానికి అప్పుడప్పుడు అవకాశం ఉంటుంది. ఇక నా విషయానికొస్తేనండి, నేను మీడియాలో పనిచేస్తాను కాబట్టి ఆహ్, మాది ఇక మామూలుగానే ఫన్, ఫన్‌గా సరదాగా సాగిపోతూ ఉంటుందండి మా పని. మా ఆహ్, ఎందుకంటే, ఒత్తిడికి గురైనా లేదంటే సీరియస్‌గా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నా కూడా అది అవుట్‌పుట్ మీద ప్రభావం చూపిస్తుంది.
ఆ! అవునండి. ఆ! ఆ! అవును. అవునండి. అవును. అవును. హ్మ్. ఆ! హ్మ్. ఆ! ఈ పని అవునండి. ఆ! హ్మ్. ఆ! ప్రభావజ అంటే మీరు సరదాగా చేసుకొని తీరాలి అన్
అ ఆ! సరదాగా ఉంటేనే మనకి క్రియేటివ్ ఆలోచనలొస్తయి. క్రియేటివ్ ఔట్పుట్ కూడా వస్తుంది. కాబట్టి, మేము ఇంట్లో ఎంత ఇదిగా ఉన్నా, స్ట్రెస్‌గా ఉన్నా, పనికొచ్చేసరికి ఆటోమేటిక్‌గా మైండ్ రిలాక్స్డ్‌గా ఉం ఉంచుకోవటానికి, ఆ తర్వాత సరదాగా అందరితో కలిసి ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఆహ్, అలాగా అవునండి. అలాగే పనులు కూడా అలాగే వస్తూ ఉంటాయనమాట.
ఆ! ఆ! ఆ! ఓహో! కలిసి, మెలిసి. ఆ! ఆ!
<giggles> <sniffs>
అంటే మీరు ఎలాంటి పనులు వస్తుంటాయండి మీకు మామూలుగా?
ఆహ్, హ్మ్. అయితే ఇప్పుడు ఉదాహరణకి, ఏ ఏమవుతుందంటే ఇప్పుడు ఆహ్, వినాయక చవితి వచ్చింది మనకి. ఆహ్, హైదరాబాద్లో చాలా ఘనంగా గ గొ గ్రాండ్‌గా చేస్తారు. 9 రోజుల ఉత్సవాలవి ఉంటాయి. అయితే మేము వినాయక చవితి రొ అప్పుడేం చేస్తామంటే, ఆహ్, పర్యావరణ హితంగా ఒక ఆహ్, పేపర్ గుజ్జుతోటి లేదా మట్టితోటి విగ్రహాన్ని తయారు చేసి, ఒక మాల్‌లో పెట్టి, అక్కడికి ప్రతిరోజు కూడా ఆహ్, ఫిల్మ్ సెలబ్రిటీని తీసుకవెళ్తామండి పూజ చేయించడానికి.
అవునండి. అవునండి. హ్మ్. ఆ! ఆ! రోజుకొక్కరిని తీసుకెళ్తాను.
రోజుకొకరిని చొప్పున 9 రోజులు తీసుకెళ్తాం. అక్కడ ఆహ్, శ్రోతలతోటి ఆట, పాాటల కార్యక్రమాలుంటాయి. రేడియో జాకీలక్కడ ఉంటారు. అంత కార్యక్రమం అంతా సరదాగా సాగుతూ ఉంటుంది. కాబట్టి, ఇలాంటి ఈ ఒక ప్రోగ్రామ్ ఆహ్, ఈ 9 రోజులని మేము ప్లాన్ చేసుకోవటానికి దాదాపు నెల ముందు నుంచి కూడా, దానికోసం కసరత్తులవి చేయాల్సొస్తూ ఉంటుందండి. హ్మ్, అంటే రేడియోలో ఆన్ ఏర్ ప్రోమోలు వేయటం, సెలబ్రిటీల దగ్గరికి ముందుగానే అపాయింట్మెంట్లు తీసుకొని వెళ్ళి, వాళ్ళ కార్యక్రమం ఫిక్స్ చేయటం, వాళ్ళ ఆడియో బయట్ల రికార్డ్ చేసుకోవటం. ఆహ్, దాన్ని రేడియోలో వేయటం. ఆహ్, ఇదంతా ఎందుకటన్ ఎందుకంటేనండి మాకు స్పాన్సర్లుంటారు, ఈ ప్రోగ్రామ్‌కి. సో వా <giggles> సో, వాళ్ళు డబ్బు పెడుతున్నందుకు గాను, వాళ్ళ బ్రాండ్ వాల్యూ అన్ని సార్లు రా ఒస్తున్నందుకుగాను. రేడియోలోను, ఆహ్, గ్రౌండ్ మీద అంటే మాల్‌లో కూడా. వాళ్ళకి సెలబ్రిటీలు కూడా తోడయ్యారనుకోండి, ఇంకాస్త బావుంటుందనే ఉద్దేశంతోటి. కాబట్టి ఇదంతా సరదాగా చేస్తేనే ఇది ఆహ్, ఫన్‌గానే అవునండి, అవునండి. ఎందుకంటే, అక్కడ ఆటలు కూడా ఎలా ఉంటాయంటే, ఒక్కోసారి ఆహ్, డంషరాట్స్ ఆడతారు. ముగ్గుల పోటీలుంటయి. పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్లుంటాయి. ఆహ్, ఆహ్, అలాగా సినిమా వాళ్ళొచ్చినప్పుడు కూడా వాళ్ళతోటి సరదాగా ఆటలు, పాటలు, ఆహ్, వాళ్ళని కూడా ఆహ్, కోస్ కాస్త ఏదైనా దేంట్లో అయినా డ్రాయింగ్‌ డ్రాయింగ్‌లోనో, దేంట్లోనో పార్టిసిపేట్ చేయించటం. ఆహ్, గి విన్నర్స్‌కి బహుమతులందించడం, ఇదంతా అవును. అవును. సో, ఇదంతా ఉంటుంది గాబట్టి ఐ ఇగ మేము ఇక వద్దనుకున్నా, <chuckles> కావాలనుకున్నా ఇంకా అది సరదాగానే సాగిపోతూ ఉంటుందండి మాకు పనులు.
ఆ! ఆ! హ్మ్. హ్మ్. ఓహోహో! ఆ! ఆహాహా! అవునా! అవునండి. ఓహో! దీన్నీ జు హ్మ్. ఆహా! ఆ! జనాలు అవునండి. హ్మ్. అవునండి. బహుమతులుపించడం అంటే ఇక్కడ, ఇక్కడంటే జనాలని ఉత్తేజపరచడం అనేటువంటిది, ఇది ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. ఆహ్, దానివల్ల ఇదిగ ఎలాగ స్పాన్సర్సుంటున్నారంటున్నారు కాబట్టి, వాళ్ళు కూడా అదే కోరుకుంటారు జనాలను ఉత్తేజించే ఆహ్, అప్పుడు
హ్మ్. అవును, అవును, అవును. అదే కోరుకుంటారు, అవును. మేమెంత సరదాగా, ఉత్సాహంగా చేస్తే అంత ఎక్కువ దీనికి రేటింగ్సొస్తాయి, రీచ్ ఒస్తుందండి. సో, అదే మా ప్రయత్నం అంతా. <chuckles>
ఆహా! అదె అదె అంటే మీరు ఆ ప్రయత్నంలో ఇప్పుడు ఈ సినిమా యాక్టర్‌ల్ని వీళ్ళని వాళ్ళందరిని తీసుకొస్తుంటారు గదండి! హ్మ్ హ్మ్ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు గనక, మామూలుగా ఒక ఒక పద్ధతి ప్రకారంగా ఏవన్నా వాళ్ళని ఈ టైంకొచ్చి ఈ టైంకెళ్ళిపోతారని మాట్లాడతారా? లేకపోతే ఎంతసేపైనా ఉండొచ్చు ఆ
హుహు. ఆ! లేదు లేదండి. అందులో ఆ విషయంలో మాత్రం ఏమాత్రం ఆహ్, ఆహ్, సర్దుబాట్లు ఏముండదండి. ఈ టైంకి ఒస్తారు. ఈ టైంకి వెళ్ళిపోతారని చెప్పి వాళ్ళకి ఖచ్చితమైన ఇది ఉంటుంది. వాళ్ళ మేనేజరులు చెప్తారు. ఆహ్, "ఏడు ఏడు గంటల కల్లా ఒస్తారు. 7:30 కల్లా వెళ్ళిపోతారు" అని చెప్పి. ఆ సమయానికి కరెక్ట్‌గా శ్రోతలని, మిగతా పీఆర్‌ని, మిగతా మీడియా వాళ్ళని కూడా అంటే ఆహ్, టెలివిజన్ ఛానెల్ వాళ్ళని, పేపర్ పత్రిక వాళ్ళని కూడా అక్కడికి ఇన్వైట్ చేస్తామండి. <sniffs> హ్మ్. వా
ఆ! ఆహా! ఆహా! ఆహా! ఆ! హ్మ్. అయితే మరి మీరు దీనికనుగుణంగా ఆ అరగంట సేపు వాళ్ళేం చేయ్యాలనేది మీరొక ప్ర ప్రణాళిక ఉంటుందాండి?
హ్మ్. హ్మ్. ఒక ప్రణాళిక ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడొస్తారు. ఇక్కడ ఇక్కడ నిలబడతారు. మాట్లాడతారు. ఇక్కడ ఓహ్ ఆహ్, విన్నర్‌లకి గిఫ్ట్‌లిస్తారు. ఇక్కడ ఫోటోలుంటాయి. ఇక్కడ ఇంటర్‌వ్యూ క్వెషన్స్ ఉంటాయి. పూజా ప పూజ జరుగుతుంది, పలహారం తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇలానే ఖచ్చితంగామైన <sniffs> ప్రోగ్రామ్ ప్రతి ఒక్క సెలబ్రిటీకుంటుందండి.
ఆ! ఆ! ఆహా! ఆ! అ అందులో అంటే ఎటు ఎటువంటి అంటే ఎవ్ మార్పులు, చేర్పులనేటువంటవంటివింక ఉండవు మరి మొత్తం.
అంటే టైమింగ్‌లో మాత్ టైమింగ్ మాత్రమే ఉంటుందండి. మిగతావన్నీ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్‌లో ఉన్నవన్నీ, యధావిధిగా ఉంటాయి. టైమింగ్ అంటే ఒక్కోసారి వాళ్ళు ట్రాఫిక్ వల్ల లేటవ్వచ్చు, వేరే పని వల్ల లేటవ్వచ్చు. ఆహ్, అంతే తప్ప మిగతావన్నీ మేము ముందుగా ప్రణాళిక జేసుకున్నట్టుగానే జరిగిపోతాయండి.
ఆహా! ఆహా! అవును. అంటే, మరి దీనికి ఎటువంటి, మనం అంటే, ఒక దుస్తుల ఎంపిక, తర్వాత మనం ఏమేం చేయాలి? ఎలాంటివంటే మన స్టైలు, మన లుక్కు ఎలా ఉండాలి? అని, ఇలాంటివి ఏమన్నా ఉంటుందాండి? దీనికిేమైనా ప్రణాళిక చేసు
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఉ ఉ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ కోసమైతే, అందరూ కూడా మ సాంప్రదాయమైన బట్టలే వేసుకొని వస్తారు. సెలబ్రిటీలు గానీ, రేడియో జాకీలు గాని. ఇక శ్రోతలని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి, వాళ్ళిష్టం. ఆహ్, మే ఆహ్, మేమైతే మా టీమ్ అందరం కూడా కుర్తా పైజమాలు, చీరలు, ఆహ్, చుడీదార్లు చక్కగా అలాగే రెడీ అయ్యి వస్తాం ఆ 9 రోజులు.
ఆ! ఆహా! వాళ్ళ ఇష్టం. ఆ! ఆ! ఓహో! అంటాన్
రోజువారీ కూడానండి, రోజువారీ ఆఫీస్ కార్యకలాపాల్లో కూడా వీలైనంతగా మాకు కంఫర్టబుల్‌గా ఉండేవే వేసుకుంటాంనమాట. ఇలా బిగుతుగా ఉండి, టై పెట్టేసుకొని బెల్ట్ పెట్టేసుకొని, ఫార్మల్ షూస్ అవి వేసుకొని ఆహ్, రావటమనేది కొంచెం ఆహ్, జరగదు మా మా కార్యాలయాల్లో మా పనితీరులో. హ్మ్.
ఆ! ఆ! ఆ! మీ మీ పని, అంటే మరి ఇక్కడ పని చేసేటప్పుడు ఇది ఎంత సమయం తీసుకుంటుందండి? ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, నేను పని చేశాను. ఆ పనికి నాకు ఇంత నిర్దిష్టమైన సమయం. ఒక బ్యాంక్ ఎంప్లాయి ఉన్నాడంటే, ఆ బ్యాంక్‌కి ఆయన 10 గంట్లకెళ్తాడు. 5కి వచ్చేస్తాడు. అలా మీకు ఏ సమయంలో ఇలా చేయ్యాలని, ఎంతసేపు పని ఉండాలని, వర్కింగ్ అవర్స్ అట్లాంటివి ఏమైనా
హుహు. హుహు. హ్మ్. హుహు. హుహు. ఆ! అంటే మాకూ ఆహ్, యాజమాన్యం ఆహ్, వమ న ఇ ఇచ్చిందైతే 9:30 గంటలండి రోజుకి. ఎందుకంటే, మాకు శని ఆదివారాలు సెలవ. కాబట్టి 9:30 గంటలు మాకు పనివేళలు. పొద్దున నుంచి సాయంత్రం వరకు. కానీ, ఆహ్, ఒక్కోసారి ఏమవుతుందంటే అండి, కొన్ని కొన్ని సందర్భాల్లో పని పెరుగుతుంది. ఆహ్, ఉ ఇ ఉదాహరణకి, మాట్లాడితే ఆహ్, సరిగ్గా మేము 6:30, 7 గంటలకి ఇంటికి బయలుదేరుతాం. కరెక్ట్‌గా అప్పుడే ఏమవుతుందంటే, 7 గంటలకి ఒక ఆడియో లాంచ్ అనుకుంటున్నారు. పలానా హీరో వస్తున్నాడు అనేది కబురు వస్తుంది మాకు. లేదా పలానా ఇంకా ఇంక తప్పదు. ఇంక తప్పదు, మేమింక ఉండిపోవాల్సిందే. లేదా, ఆహ్, బ ఆవ ఎ లేదా ఈ "ఇంటర్వ్యూ ఇప్పుడు వస్తుందంట, ఫోను చేస్తారట, మీరు వెయిట్ చేయండి" అని వస్తుంది. ఇలాంటివి ఖచ్చితంగా వారానికి 3, 4 సందర్భాలు జరుగుతూనే ఉంటాయండి. అలా అని ప్రతిరోజు లేట్ అవుతుందని కాదు. ఆహ్, దాన్ని బట్టి ఇంకా, మా పనివేళలు కొంచెం అటుఇటు అవుతూ ఉంటాయండి.
ఆహా! ఆ! ఆహా! ఆహా! సాయంత్రం 7. సాయంత్రం ఆ! ఉండిపోవలసిందే. ఆహా! ఆహ! ఆ! ఓహో! అంటే కొద్దిగా అప్పుడప్పుడు నిర్దిష్ట వేళలు అనేటువంటివేమి ఉండవు. ఏటైనా మరి? ఆహా! మరి ఈ పని కోసం ఇప్పుడు మీరు చెప్పిన ఒకటి చెప్పారు కదా! ఈహ్, హ్మ్. ఒక వి వినాయక చవితి కానివ్వండి, దసరా కానివ్వండి, దీనికోసం ఎలా ప్రణాళికేసుకోవాలి? మరి దీంట్లో పనివేళలు ఏమి ఉండవు కదా? ఆ!
హ్మ్, హ్మ్. ఉండవు. ఏ హుహు. హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్. ఆ! దీంట్లో పనివేళలు నిజమే మీరు చెప్పింది, నిజమే దీంట్లో పనివేళలు ఉండవు. అంటే ఆర్ రేడియో జాకీలు కూడా ఆహ్ స్టేషన్‌ని వదిలి మాల్స్‌కీ ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళాల్సుంటుంది, గాబట్టి వాళ్ళేం చేస్తారంటే వాళ్ళ యొక్క షోని వాళ్ళ రేడియో షోని ముందుగానే రికార్డ్ చేసుకొని, మాక ఒక మ్యూజ స్కెడ్యూలర్ అని ఒక ఒకతను ఉంటాడు. అతనికి అప్పజెప్పి ప్లే చేయమని చెప్తారు. ఇక వీళ్ళు ఆ పనిలో ఉంటారు. ఇక అప్పుడు పనివేళలో ఇంక ఏమి ఉండదండి. ఒక్కోసారి మళ్ళీ తిరిగి స్టేషన్‌కొస్తారు. లేదా లేట్ అవుతుందంటే అక్కడి నుంచి అటే ఇంటికి కూడా వెళ్ళిపోతారు. ఆ! సో ఇలాంటి సమయాల్లో మాత్రం నిర్దిష్టంగా అంటూ ఏది ఉండదండి.
ఆ! ఆ! ఆ! ఆహా! ఇంటికాడ ఆహా! ఆహా! అంటే మ ఎప్పుడు అవసరం పడితే అప్పుడు పని చేయవల్సిందే.
<smacks lips> హ్మ్. అంతే. అంతే. అంతే. ఒక్కోసారి ఆదివారాలు కూడా వెళ్తారు. ఒక్కోసారి సెలవు రోజుల్లో వెళ్తారు. ఒకసారి పొద్దున్నే ఒకసారి రాత్రులు ఆహ్, ఎందుకంటే మీడియా రంగమే అలాంటిది. అది పూర్తిగా మన చేతిలో ఉండదనమాట. ఆహ్, ఒకసారి ఏమవుతుందంటే పలానా చోట పూజ అవుతుంది, లేకపోతే ఆహ్, అందరినీ ఇంటర్వ్యూకి పిలిచారు, పొద్దున 7 గంటలకు రమ్మన్నారు. 8 గంటలకి ఇంటర్వ్యూ ఇస్తారు. టిఫిన్ పెడతారు. అది ఏదో <giggles> షెడ్యూల్ వస్తుంది. ఇక అక్కడికి 7 గంటకి వెళ్ళాలంటే వీళ్ళు 6కే లేచి బయలుదేరాల్సి ఉంటుంది. సో
ఆహా! ఆహా! ఆ! ఆహా! ఆ! ఆహా! ఏ ఆగు బయలుదేర్ మరి, ఈ రాత్రి పని చేయవల్సొస్తే ఏమైనా సవాళ్ళు ఏమైనా ఎదురవుతాయండి? ఏమన్నా లేకపోతే మామూలుగా పని చేసుకెళ్ళిపోవచ్చా?
హ్మ్. ఉంటాయండి. ఖచ్చితంగా సవాళ్ళైతే ఉంటాయి. ఎందుకంటే ఆహ్, పొద్దున్న సమయాల్లో ఏంటంటే మాకు అన్నీ కూడా అందరి సపోర్ట్ టీమ్ గూడా ఉంటుందన్నమాట. టెక్నికల్ హెడ్, టెక్నికల్ మేనేజర్ కానీ, లేకపోతే హ హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ అంటే టీ కాఫీలు అందించడాానికి లేకపోతే ఇంకోటి ఇంకోటి. ఉదాహరణకి మీకు ఒకక వ చిన్న ఇది చెప్పాలంటే ఒకరోజు రాత్రి 8 గంటలకి ఒక సెలబ్రిటీ వచ్చిింది వచ్చారండి. ఒక హీరోయినొచ్చారు మాకు. <smacks lips> ఆ! అంటే వాళ్ళకి షూటింగ్ ఉంటుందో ఇంకో ఏదో ఉంటుంది. వాళ్ళు ఆ! ఉంటుంది. ఆ అప్పుడు 8 గంటలకి ఎవ్వరూ లేరు. ఆఫీస్లో అందరూ ఖాళీ నేను ఇంకా రేడియో జాకీ మాత్రమే ఉండాల్సొచ్చింది. సో ఆ హీరోయిన్ వాళ్ళ మేనేజర్ వచ్చేసి "మేడమ్ జూస్" అడుగుతున్నారు. మేడమ్ శాండ్విచ్ అడుగుతున్నారుని చెప్తే ఇక నేనే నా బండి మీదే వెళ్ళి నేనే నా ఖర్చుతో తీసుకొచ్చి ఇవ్వాల్సొచ్చింది. అలాంటి సందర్భాలు బోల్డొస్తాయండి.
హ్మ్. ఆహా! ఆహా! అవునండి. ఆ! ఆ! ఆహా! వాళ్ళ ఆ ఇబ్బందేదో వాళ్ళకుంటుంది వాలలు చెప్పకపోయిన ఆ! ఆహా! ఆహా! ఆ! ఏమని. ఆహా! అంటే ఈ రాత్రిలాంటివి కొంచెం సవాళ్ళు మరి పనిలో ఏమన్నా ఉంటాయండి? ఎవరైన హ్మ్ అంటే హ్మ్, అడ్డు తగలడం పనికి అలాంటివేవన్నా ఉంటుందా?
హ్మ్. ఆ! ఆ! అడ్డుతగలటలు ఏ ఏం ఉండవండి. అంటే మాకు ఆహ్, ఒ ఒక్కోసారి ఏమవుతుందంటే టెక్నికల్ వాటి వల్ల ఇబ్బందులే తప్ప మనుషుల పరంగా అడ్డే ఉండదు. అంటే మేము వీలైనంతగా మా వల్ల సహాయం పడాలనే చూస్తాం కానీ ఆ! అడ్డు తగలటం లాంటిది గాని ఏమిండదు. అంటే మాకెక్కువ సమస్యలు ఎక్కడ వస్తాయటండి కొన్ని కొన్ని సార్లు ఆహ్, ఇప్పుడు ఇది బ్రాడ్‌కాస్టింగ్‌ కదా రేడియో అనేది. హ్మ్. కాబట్టి శాటిలైట్‌లో ఇష్యూలు రావటం వల్ల సిగ్నల్ సరిగ్గా లేక క్వాలిటీ తగ్గిపోవటము. ఆహ్, హ్మ్. లేదా కొన్ని కొన్ని సార్లు పూర్తిగా డిస్‍కనెక్ట్ అయిపోతుంది. అంతరాయం వచ్చేస్తుంది బ్రాడ్‌కాస్టింగ్‌ల. ఆ! అలాంటి సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయండి అప్పుడప్పుడు.
ఆ! ఆ! ఆ! ఆ! అవునండి. ఆహా! ఆ! అవునండి. హుహు. అంటే మరి ఇన్ని సవాళ్ళల్లో మనం కుటుంబంకి సమయం కేటాయించడానికి వీలు పడుతుందంటారా?
హ్మ్. హ్మ్. త ఖచ్చితంగా పడుతుందండి. వీళ్ళు అంతా ఆహ్, అంటే హ్మ్ ఇప్పుడు నేను చెప్పిందల్లా కూడా కొన్ని అరుదైన సందర్భాలే తప్ప, ప్రతిరోజు ఉంటాయని ఏం లేదు. అంటే మనం ఆహ్, ఇప్పుడు ఉదాహరణకి 'వినాయక చవితి' ఇ ఇదే తీసుకుందాం అనుకున్నా అండి. ఆహ్, సో, సాయంత్రం 7 గంటల నుంచి ఆహ్, సాయంత్రం గంటల 6 గంటల నుంచి 9 వరకు ఆ కార్యక్రమం ఉంటుంది.
ఆ! ఆహా! అవునండి. ఆహా! హ్మ్.
ఆ! కాబట్టి ఆహ్, ఉదయం కొంచెం ఖాళీగానే ఉంటుంది. మేము పొద్దున్నే లేచి కుటుంబంతో గడుపుకొని మ నెమ్మదిగా మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోవచ్చక్కడికి. అందులో ఇబ్బందేం లేదు. మేం ఆ! భోంచేసి, ఓ 2, 3 గంటలకి పనికి వెళ్ళి, అదంతా చూసుకొని అక్కడి నుంచి మాల్‌కి వెళ్ళి ఇలా చేసుకోవచ్చు. ఎవరు ఇలాంటి ఆంక్షలు పెట్టరు. ఎందుకంటే మేము తొమ్మిదైనా, పదైనా అక్కడుంటాం, దాన్ని చేస్తాం అనేది అందరికీ తెలుసు కాబట్టి.
ఓహో! మద్యానమా? హ్మ్. హుహు. అంటే ఓహో! అంటే, మ్ దీనికోసం మళ్ళీ మీరు ముందు సన్నద్ధత కోసం తొందరగా వెళ్ళవలసిన అవసరం ఏముండదంట.
అలా. అవసరం లేదండి. అంటే, ముందుగానే మాకు అన్నీ రెడీగా అంటే మాకు కొండం వెండర్స్ ఉంటారండి. సో, అక్కడ వెండర్స్, ప్రమోటర్స్ అని ఉంటారు. వాళ్ళే వెళ్ళి అది సెటప్ అంతా దానికి కావాల్సిన వస్తువులు మేమంతా లిస్ట్ ఇచ్చేస్తాం అనమాట. ఈ రోజు నాకు ఈ ఈ స్వీటు కావాలి, ఇన్ని పూలమాలలు కావాలి. ఈ సెలబ్రిటీ వస్తున్నారు కాబట్టి తనకి ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, పూర్తి లిస్టు వారం ముందే ఇచ్చేస్తామండి.
ఆహా! ఆహా! ఆ! ఆ! హ్మ్. వారం ముందే ఇచ్చేస్తారు. ఆహా!
ఇచ్చేస్తారు కాబట్టి, వాళ్ళు సమయానికి ఎరేంజ్ జేసేస్తారు. అన్నీ తీసుకొచ్చి ఇస్తారు. ఆహ్, అంతా అయిపోతుంది. ఉదాహరణకక్కడ పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది అనంటే ఆహ్, ఇన్ని ఇన్ని చార్టులు కావాలి. ఇన్ని ఆహ్, పే స్కెచెస్ కావాలి. ఇన్ని ఇవి కావాలి అని చెప్పి, చెప్పేస్తాం అండి. అవునండి.
ఆహా! ఆ! ఓకే. హ్మ్. ఆ! దానికవసరమే. అంటే, ఇప్పుడు పండగ, పండగకి సన్నద్ధతలో ఏమన్నా డిఫరెన్స్ ఏంటంటే పంద పండగవ్వనివ్వండి లేకపోతే ఏదైనా ఒక హ్మ్. వేడుకో, లేకపోతే ఇంకో అకేషనేదైనా కూడా ఆ సన్నద్ధతలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అండి? ఇదిలాగా
హ్మ్. ఉంటుంది, ఉంటుంది, ఉంటుందండి. ఖచ్చితంగా తేడాలు ఉంటాయి. ఆహ్, అయితే మన దగ్గర వినాయక చవితి అత్యంత పెద్దగా జరుపుకునేది కాబట్టి హైదరాబాద్‌లో అలా ఉంటుందండి. ఇప్పుడు ఏ సంక్రాంతి వచ్చిందనుకోండి, సంక్రాంతికి హైదరాబాద్‌లో అంత ఆహ్, వేడుకలు జరుపుకోరు.
ఆ! ఆ! ఆ! హ్మ్. జరుపుతారు. అవునండి. అవును.
ఆహ్, కాబట్టి, దానికంతగా మేము ఆహ్, ఇది చేసేదేముండదు. ఆహ్, జస్ట్ అలా సినిమాల గురించి, లేకపోతే పతంగ్ ఫెస్టివల్ కట్ కైట్ ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. అవి, లేకపోతే ఏదైనా ఒక చిన్న ముగ్గుల పోటీ, ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో, దానికి వేరేలాగా ప్రణాళిక ఉంటుంది. దానికి వేలేగా వేరేలాగా కార్యాచరణ కూడా ఉంటుంది.
ఆహా! అవునండి. అవును. ఓహోహోహో! ఆహ్, అలాగే ఇప్పుడు ఈ న్యూ ఇయర్ వేడుకల లాంటివి కూడా చేస్తూ ఉంటారా?
ఆ! ఆ! అవునండి. ఆ! హ్మ్. హ్మ్. చేస్తూ ఉంటామండి. అంట న్యూ ఇయర్ వేడుకలకి ఎక్కువగా ఏమవుతుందంటే, మేము మా అంతట పూనుకొని ఎలాంటి ఆహ్, ఈవెంట్లు ఆర్గనైజ్ చెయ్యము. కాకపోతే వ ఊరు నిండా బోల్డన్నుంటాయి కాబట్టి వాళ్ళకి ప్రమోషన్ అవసరం ఉంటుంది. వాళ్ళ టికెట్లు అమ్ముడవడానికి. సో, వాళ్ళేంటంటే మాకు కొన్ని ఫ్రీ టికెట్లిస్తారు. వాళ్ళ ఈవెంట్ గురించి చెప్పమంటారనమాట.
ఆ! ఆహా! ఆహాహాహా! ఆహా! ఆహా! దానివల్ల అంటే వాళ్ళకేం లాభముంటుంది దానివల్ల ఫ్రీగా ఇస్తంటే?
ఆ! సో వాళ్ళకి ఫ్రీగా అడ్వర్టైజ్‌మెంట్లు జరుగుతుంది కదండీ మా రేడియోలో. ప ఆ! ఆ! సో, ఒక 50 50 టికెట్లు మాకొచ్చాయనుకోండి, మేము ఆ శ్రోతలకి అవి ఆహ్, ఇచ్చేస్తాం, చిన్న చిన్న ఆటలాడి. ఆ 50 టికెట్లకి బదులుగా వాళ్ళకి ఒక పది పది సార్లు వాళ్ళ అడ్వర్టైజ్‌మెంట్ రన్ చేయటం ఫ్రీగా. అలాంటివి జరుగుతూ ఉంటాయి. దీన్ని బార్టర్ అని ఉంటూ ఉంటాం. మన చిన్న మన ఒకప్పుడు ఈ వస్తు మార్పిడి ఉండేది కదా! <giggles> ఎలాంటి డబ్బు ఇచ్చి పుచ్చుకోకుండా. అలాంటి, అలాంటి సిస్టమ్ అనమాట.
ఆహా! మీ రేడియోలో జరుగుతుందా? ఓకే. ఆ! ఆహా! ఆహా! ఆ! అవునండి అవును. ఆ! అలా, అలా. ఓహో! అయిపోయింది. ఓహో! అంటే పని, పని కోసం ఎలాగా మీరు మీ స్టైల్‌ని మీరెలా మార్చుకుంటారు? అది సరదాగా ప్రతి పని ఎలా చేయాలనే విషయాన్ని, ఎంతో చక్కగా చెప్పారండి. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి.
అ అలా ఉంటుంది. హ్మ్. హ్మ్. ఇదంతా పంచుకున్నందు నాకు గూడా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు.